ఆహ్, అంటే ఆన్‌లైన్‌లో డబ్బులు, ఆహ్, అకౌంట్‌లో నుంచి కొట్టేయడం కానీ, లేదు అంటే గనక డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. అవునండి. అవును. ఖచ్చితంగా. మేము ఇలాంటి ఇష్యూస్ కొన్ని
యెస్. అవునండి. ఒక ఓటీపీ చెప్తే గనుక మొత్తం వెళ్ళిపోతుంటాయి మనీ అంతా. యాహ్! మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా?
ఆ! జరిగాయండి. అంటే ఇలా కాదు. ఒక ఆహ్, జోక్‌గా చెప్తాను. అంటే కామెడీ అంటే వేరేగా ఏం కాదు. మేము అంటే ఇప్పుడు మనము ఫోన్‌పేలో ఒక నంబర్ నుంచి ఒక నంబర్‌కి పంపించుకుంటాం కదా! అయితే ఒక నంబర్ లాస్ట్ డిజిట్ ఒకటైతే ఆ లాస్ట్ డిజిట్ మాది కాకుండా వేరే వాళ్ళకి పంపించారు. మా ఇంట్లో వాళ్ళు.
ఓకే. చెప్పండి. చెప్పండి. యెస్. యెస్. అవును. ఓకే. అయ్యయ్యో! అమౌంట్ పెద్ద అమౌంటా? మరి అంత అయ్యో! నిజంగానే.
ఐదు వేలండి. ఐదు వేలన్నా పెద్ద అమౌంట్. చాలా పెద్ద అమౌంట్. అంటే మనకి చేతిలో కనిపిస్తే, అమ్మో! 5,000 ఏవండీ! ఒకప్పుడు రూపాయికి ఉన్నంత విలువ లేదా రూ. 100కి విలువ అంటే రూ. 100 తీసుకెళ్తే ఎన్ని సరుకులు వచ్చేవో.
నిజమే అండి. ఒకప్పుడు వంద రూపాయలకి మంచి <chuckles> కూరగాయల షాపుకి వెళ్తే గనుక సంచి నిండే వచ్చేది. ఇప్పుడు 500 పెట్టినా కూడా రావట్లేదు.
ఇప్పుడు ఏమి రావట్ల. వన్ అవును. అవునండి. అవును. ఖచ్చితంగా. అదే కాకుండా మనం రూప్ అంటే, ఇప్పుడు రూపాయికి అదే రూ. 100కి తీసుకువే ఇప్పుడు రూ. 100 విలువ ఐదు వందలయింది. అంటే, ఐదు వందలక్ రూ. 500 రూ. 100తో సమానం.
నిజమే. హ్మ్. యెస్.
అలా జరుగుతుంది. అదే కాదు. మేము ఇట్లా మాకు నంబర్ లాస్ట్ డిజిట్ ఒకటైతే ఇంకో డిజిట్‌కి పంపించారు కదా.
అవును. ఓకే.
ఆ! ఆ నెంబర్‌కి మేము కాల్ చేసి అడిగాము. ఏవండీ మేము పొరపాటున
ఓకే. మీ నంబర్‌కి పంపించడం జరిగింది అని చెప్పారు.
మ్యా అంటే ఇప్పుడు కొంచెం ఆ! ఉన్నవాళ్ళైతే తిరిగి ఇచ్చేస్తారు. అంటే డబ్బులు మనకెందుకులే పాపంలే అనుకుంటారు కదా! కొంతమంది.
యెస్. యెస్. అవునండి.